అయితే, రోజువారీ జీవితంలో, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, ఒకప్పుడు ఫోన్స్ లేవు, ఏం లేవు. ఇంట్లో అమ్మ కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు వాళ్ళకు రోజువారీ వంటలు ఏం వండాలో, ఏం లేదో, మైండ్‌లోనే ఉండేటివండి. కానీ, ఇప్పుడు, ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది. మన టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయాం. ఏదైనా ఒక రిమైండర్ పెట్టుకూంటున్నాం. ఏదేనా ఒక రిమైండర్ ఒకసారి గుర్తు రావనమాట ఏం చేయాలనేది కూడా. అయితే, మీరు నిజంగా ఈ టూడూ లిస్ట్‌ని, ఆహ్, నిర్వహిస్తున్నారా? ఓకే. నిర్వహిస్తే, దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు?
నిజంగా అండి. నిజంగా. హ్మ్. అవును. అవునవును. నిజంగా అండి. అంటే, మీరిపుడు చెప్పినట్టు కరెక్టే. పాతకాలంలో ఇట్ల ముందే అనుకునేవాళ్ మనకొక సినిమా గూడా ఉంది. గుర్తుందా మీకు? 'మిర్చి.' అందులో ఒక డైలాగుంటది. హ్మ్, టిఫినయిపోయాక, <giggles> మళ్ళీ వంట ఏం చేయాలి? వంట అయిపేయాక, సాయంత్రం బజ్జీలెయాలా, పునుగులెయాలా, తర్వాత రాత్రికి ఏం జేయాలి, ఇట్లా, అయి అవును. ఇట్లా అయిపోయింది నిజంగానే. బట్, మీరు అంటున్నట్టేంటంటే, ప్రస్తుతం ఏంటంటే ఇద్దరూ వర్కింగవ్వచ్చు. పేరెంట్స్ గూడా ఏంటంటే, ఆహ్, ఇద్దరూ వర్క్ చేయడం జరుగుతుంది. అందుకనేంటంటే, ముందుగానే ఎట్లా అంటే, ఇప్పుడు వీకెండ్స్ వస్తాయి గదండీ, సాటర్‌డే, సండే. అట్లాంటప్పుడే, మనం గ్రోసరీస్ తెచ్చుకోడం గాని, ఇట్లాంటి ఒక లిస్ట్ పెట్టుకుంటే, చాలా బెటర్ అని జెప్పొచ్చు. నే అవును. నేను హ్మ్.
ఆ! ఈ డైలాగండి? <laughs> <coughs> ఆహ్, నిజం అండి. అవునండి. అవునవును. సండేస్. అవును. బెటర్. నిజంగానే. అంటే, ఎందుకంటే, రోజువారి జీవితంలో బీజీ అయిపోతునారు.
అవునండి, అవును నిజంగా. నేను ప్రత్యేకంగా...
ఆ! మీరైతే ఎలా నిర్వహిస్తారు. హ్మ్. చెప్పండి.
ప్రత్యేకంగా నేను ఫస్ట్ మా బాబుకి ఒక లిస్ట్ పెట్టుకుంటానండి. అంటే అది, ఆహ్, వంటానే కాదు. నేను వాడికి ఒక, ఒక రొటీన్‌గా ఈ వీక్ ఇలా చెయ్యాలి మనము అన్నట్టు ఒకటి రాసుకుంటానన్నమాట. వాడ్
అవును. అవునవును. పిల్లలు ముఖ్యంగా వాళ్ళు రో రోజు టేస్ట్‌లు కోరతారు. ఆ ఈరోజు అది చెయి, ఇది చెయి, ఇది చేయి. నిజంగా వా అవును, నిజంగా చెప్పండి.
అవును. <giggles> అవును. యాక్చువలీ ఇది, ఏమైందంటే మా మా బాబు నేను మా బాబుకి 6 ఇయర్స్. వాడు నేను ఏంటంటే, ఒక అం‌డ‌ర్‌స్టాం‌డింగ్‌కి వచ్చాం. 3 డేస్ నేను చెప్ అంటే, నా చాయిస్...
అవునండి. అవునా! అవును, మీ చాయ్స్. ఆ!
నేను ఏది పెట్టినా నువ్వు తినాలి.
తినాలి, <chuckles> అవును.
టూ డే 2 డేస్ నీ చాయిస్ అంటే 5 డేస్‌లో.
నిజమే. అవును.
సా సాటర్డే సండే యాస్ యూజువల్ హాలిడే కాబట్టి మనం ఏదైనా లేట్‌గానే అయిపోతుందనుకోండి.
ఏదైనా, ఎలాగో నాన్‌వేజ్ కూడా తింటారు కాబట్టి అందరూ.
అవును. అవును. సో, ఇట్లా నేను ప్లాన్ చేసుకుంటాను. మెయిన్‌గా ఏంటంటే, నేను వచ్చి వారానికి ఒకేసారి ప్లాన్ చేయనండి బట్ ఏంటంటే సరుకులు ఇవి ఉంటాయి చూసారా? గ్రోసరీస్ మామూలుగా లేకపోతే వెజిటబుల్స్ మాకు ఇక్కడ ఆహ్, థర్స్‌డే, సండే పెడతారు ట్రక్.
అవును. అవును, ఓహ్! ట్రక్ పెడతారండి. నిజంగా అవును.
మా, మా ఆహ్, మా ఏరియాలో పెడతారు. ఇంక మొత్తం అన్నీ ఉంటాయి మనకి కూరగాయల నుంచి పండ్లు దాకా. ఎలా అంటే ఇప్పుడు, రీసెంట్‍గా అందరూ పెర్సిమన్ పెర్సిమన్ ఫ్రూట్ ఒకటి వచ్చింది కూడా మీకు అవగాహన ఆ! ఇంకా దాంతో సహా అన్నీ పెడతారనమాట మనం ఇంకా బయటికి రత్నదీప్ అని ఇట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు.
అవునండి. అవును. వెళ్ళాల్సిన అవసరమే లేదు. నిజ నిజంగా అట అంటే వారం, వారం కొనుక్కొని చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటాయండి.
హ్మ్. అవునవును. కానీ, నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకురానండి ఏ ఎందుకంటే, మన మా ఇంట్లో ఏంటంటే, మా హస్బెండ్ కొంచెం డైట్ బాగా చేస్తాడనమాట. ఎప్పుడు ఏది తింటారో మాకు అంత అవగాహన ఉండదు. సో, అది టూడూ లిస్ట్ మాకు డైలీ లిస్ట్ అని చెప్పొచ్చు. బట్, మిగతా రాళ్ళం‌త <chuckles> మిగతా వాళ్ళందరికైనా తీసుకురావాలన్నట్టు అవి తీసుకొస్తాను.
అవును. <chuckles> నిజం. <chuckles> టూడి లిస్ట్. అయితే మీరు టూడీ లిస్టు ఆది మీ టూడూ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు, అంటే, ఫోన్ అప్ ద్వారా ఆలా లిస్ట్ పెట్టుకుంటారా? లేకపోతే, మైండ్ లోనే పెట్టుకుంటారా? లేకపోతే, ఏదైనా నోట్‌బుక్ వాడుతునారా?
హ్మ్. లేదండి. నేను మైండ్ కాదు. <chuckles> నాకు ఫ్రి ఎలా అంటే, బాబుదైతే ఒక వాల్‍కి ఎల్ తగిలించి ఉంటుంది ఒక‌టా హ్యాంగర్‌ లాగా, బాబుకి అయితే దాంట్లో రాసుకుంటామనమాట. వాడికి కనిపించేలాగా, నాకు కనిపించేలాగా. ఈ లిస్టోచ్చేసరికి నాకు ఫ్రిడ్జ్‌కి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి నోట్‌ప్యాడ్ ఉంటదనమాట...
<chuckles> ఆహ్, హ్యాంగర్‌ లాగా. అవునండి. అవును. నోట్‌ప్యాడ్. అవును.
నోట్‌ప్యాడ్ ఉంటది. అంటే నా ఫస్ట్ ఒక 2 నోట్‌ప్యాడ్స్ ఉంటయి. ఒక టాయ్ షేప్‍లో ఉంటుందది. ఆ! ఒక బేర్ షేప్‌లో ఉంటుంది. ఆహ్, టూ డోర్స్ అనమాట ఫ్రిడ్జ్. సో, అటు డోర్‌కొకటి, ఇటు డోర్‌కొకటి పెట్టుకుంటాను. అటు డోర్‌కి ఏంటంటే నాకు కావాల్సిన ఏ‌న్ అంటే అప్పటికప్పుడు ఏదన్నా అయిపోతదండి, ఇప్పుడు ఫర్ సపోజ్ చే ఏదన్నా చేస్తున్నప్పుడు టీ పొడియో, లేకపోతే పంచదారో అయిపోతది. అది వెంటనే ఏంటంటే, నేను అక్కడ ఉంటది ఫ్రి ఫ్రిడ్జ్‌కే ఉంటది కదా నాకు కిచెన్‍లోనే...
అవునండి. అవును. అవును. అవునవును. అవునండి. లిమిటేడ్. ఫ్రిడ్జ్‌కే ఉంటది కాబట్టి, ఈజీగా ఉంటుంది. అవును.
సో, అక్కడ షుగర్ అని రాసేసుకుంటా. అట్లా ఏంటంటే, ఒక 10 ఐటెమ్స్ అవుతయి కదా! ఆ 10 ఐటెమ్స్ నేను ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు తెచ్చుకోవడమో, లేకపోతే ఆన్‍లైన్‍లో ఇప్పుడు మనకి, మనని బద్ధకస్తుల్ని చేయడానికి కొన్ని వచ్చినాయి కదా! జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇంస్టామార్ట్ అని.
అవును. అవునండి. అవునండి. అవును, అవును. జే జెప్టోస్ ఇవన్ని అవునండి. అయితే, మీరు అనుకున్నట్టు ఇప్పుడు, మీరు ఏదైతే టూడూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారో, ఒకసారి మన గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది. పనులు ఎక్కువ అయిపోతుంటాయి గుర్తుపెట్టుకోవాల్సినేటివి అయితే, అవి చే అవి చేయలేకపోవడం అ‌యీ ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఇలా?
హ్మ్. హ్మ్. అవును. అవునవునవును. అవునండి. అంటే నాకు అంత ఇబ్బంది అయితే రాలేదు కానీ, మీకు ఇందాక చెప్పా కదా! మా హస్బెండ్ కొంచెం చాలా స్ట్రిక్ట్ డైట్ అని. తనతో ఏంటంటే నాకు టూ డూ లిస్ట్ నిజంగా డైలీ ఆహ్, సవాల్లాగా ఉంటుందండి. ఏంటంటే తను తినేది 1:00-5:00 ఇంక ముందు తినడు తర్వాత తినడు. అ వన్ టూ ఫైవే వన్ టూ ఫైవ్. ఆహ్. అవునవును. మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 లోపు. సో, నేనింకంటే రొ
అవునండి. అవును. వన్, ఫైవ్ ఓహ్! వన్ టూ ఫైవే. అంటే అ మధ్యాహ్నం 1:00 తింటారు. అంటే ఉదయం ఉదయం బ్రే‌క్‌ఫాస్ట్ అంటే మీరు ఏమి చేసుకోరా అండి?
లేదు. లేదు. బ్రేక్‌ఫాస్ట్ కూడా తినడు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని విని ఉంటారు కదా! మీరు.
ఓకే. అవునవును. అవునండి. అవును. అది పాటిస్తా ఇప్పుడు అవును.
తాను అట్ల ఏంటంటే? ఆ! 20:4 రేషియోకి వచ్చాడన్నమాట ఫస్ట్. 8:8 అదే సారీ. 8:16 అట్లా స్టార్ట్ చేసి ఇప్పుడు 20:4 రేషియోకి వచ్చాడు.
ఓకే. అవును.
అంటే 20 అవర్స్ ఫాస్టింగే ఉంటారు.
20 అవర్స్?
ఈ ఆహ్, అంటే ఈ ఫాస్టింగ్ టైమ్‌లో ఏంటంటే. ఆ! ఎక్కువ వాటర్ అండి లేకపోతే గ్రీన్ టీ గాని లేకపోతే శంకు పూలు ఉంటాయి చూసారా?
అవునవును. శ శంకు పూలు అవునండి.
శంక్ హ్మ్. శంకు పూలతో టీలు. టీ లేకపోతే లెమన్ గ్రాస్ అని. రోస్‌మెరీ అని. ఇట్ల లేకపోతే సొంటి సొంటి, పసుపు, జీలకర్ర, మిర్యాల పొడి ఇట్లా ఈ ఈ నీళ్ళు అనేది ఎక్కువ అనమాట మాకు.
అవును. అవును. వాటర్ కంటెంట్ ఎక్కువ. అయితే మనం ఒక్కోసారి ఈ టు డు లిస్ట్ రివ్యూ చేసుకున్నప్పుడు ఒకసారి ఉదయం కావచ్చు, రాత్రి కావచ్చు ఒకసారి వారానికి ఒకసారి ఏదైనా అడ్జస్ట్ చేయడం జ జరుగుతుందా అండి?
హ్మ్. వాటర్ కంటెంట్. హ్మ్. ఆ! జరుగుతుందండి. అంటే నేను ఒకటి రాసుకుంటాను యాక్చువలి. ఎట్లా అంటే ఇప్పుడు తను 2 డేస్ ఆఫీస్‌కెళ్తాడు హైబ్రిడు. ఆఫీస్‌కెళ్ళినప్పుడు నేను కిన్వా, కిన్వా అనే ఐటమ్ ఉంటది చూసారా?
అవునండి. అవునవును. చూశా.
ఆ! ఆ ఐటెమ్‌తో పులిహోర అట్లా అట్లా రాసుకుంటాననమాట. అంటే ఈ 2 డేస్ ఇది అయితే కంపల్సరీ. తను వెళ్ళేముందు ఇదే తింటాడు ఎక్కువ. సో, అట్లా రాసుకుంటాను. మాకొచ్చేసరికి మేము అంటే, మిగతా వాళ్ళ మిగతా వాళ్ళంటే నేను, బాబు మాతో మా నానమ్ముంటారు.
ఓకే. అవును. ఆ!
ఆ! సో, మాకు అంటే నార్మల్ డైట్ అండి. పర్టిక్యులర్‌గా ఇది అది అనైతే ఏది ఉండదు.
ఎక్కువ కాదు. మితంగా తీస్ తీసుకోవడం.
ఆ! అంతే. టైమింగ్స్ ఒకటి బా ఫాలో అవుతాము. అంటే ఆహ్, 11:30, 12:00 లోపు లంచ్ అయిపోయేటట్టు ఇట్లా. తినకైతే నేను రాసుకుంటాను. హ్మ్.
అవును. 11:30 అంటే మార్నింగా? మార్నింగ్, అవును. మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అస్సలు లేదు.
బ్రేక్‌ఫాస్ట్ బాబుకి, నానమ్మకీ అండి. నేను తినను బ్రేక్‌ఫాస్ట్. అలానే ఎంప్టీ స్టమక్‌తో కూడా ఉండను.
అవును. కాకపోతే మార్ మార్నింగ్ అవునండి. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటారు డాక్టర్‌లు గుడా. ఎందుకంటే రాత్రి పడుకున్న తర్వాత మార్నింగ్ లేసేసరికి జీవ ప్రక్రియ అంతా అంటే న్యూట్రియంట్స్ మార్నింగ్ అం అందాలి అంటారు.
అవునవును. <chuckles> అవును. నిజంగా. మీరు చెప్పింది కరెక్ట్. మళ్ళీ ఎక్కువ గాప్ ఇచ్చినా, తర్వాత తినే ఫుడ్ గ్యాస్‌గా కన్వర్ట్ అవుతుదని కూడా అంటారు. కానీ నేను తింటానండి. అంటే పర్టిక్యులర్‌గా టిఫినే అని కాదు. ఏదన్నా ఫ్రూట్ ఆహ్, ఏదో ఒకటి వెళ్తది అస్సలు, అసలు వెళ్ళకుండా అయితే ఉండదు. అదీ కాకపోతే పర్టిక్యులర్‌గా ఇదే ఉండాలి అనైతే ఉండదండి నాకు. నేను వేసుకునే లిస్ట్ ఎక్కువ ఏంటంటే ఇట్లా ఇంట్లో వాటికి, మెయిన్‍గా చెప్తున్నాను కదా మా హస్బెండ్ డైట్ ఇదే నా టూ డు లిస్ట్ అనమాట ఎలా అంటే ఇందాక మీకు
అవునండి. ఆ! అది కూడ అవునండి. ఏదోకటి. ఆ! అది తినొచ్చు. అవునండి. అవునండి. ఇలా ఉండాలి. అవును. ఎట్లా చేస్తారంటే మీ మీ మీ హస్బెండ్‌కి టూ డు లిస్ట్ అంటే సోమవారం నుండి, సండే వరకు అ ఎలాంటి ఐటెమ్స్ మీ టూ డూ లిస్ట్‌లో ఆహ్, ఆహ్, అంటే ఇ ఇంక్లూడ్ చేస్తారు?
హ్మ్. ఆహ్, రైస్ తినరండి అసల రై హ్మ్ అ మా ఇప్పుడు మండే అనుకోండి ఎక్స అవునవును రైస్ ఉండదు తనకి. ఒక రోజేమో రెహ్ అహా! రైస్ అస్సలు లేదు. అంటే వైట్ రైస్ అస్సలు లేదు. ఎలా అంటే ఒక రోజేమో రాజగిర సీడ్స్ అని ఉంటది. రాజగిర సీడ్స్ అంటే, తోటకూర గింజలనమాట. మన గసగసాలు ఉంటాయి చూసారా ఆ! ఆ టైప్ ఉంటది. ఇట్లా మండే ఏమో రాజగిర సీడ్స్‌తో ఏదన్నా ఒక ఐటెమ్ ఐదర్ పులిహోరా లేకపోతే ఉప్మా, దాంతో రైస్. ఇంకొక రోజేమో మిల్లెట్స్ కొర్రలు. కొర్రల్లో కూడా లిటిల్ మిల్లెట్స్, ఫాక్స్‌టేల్ మిల్లెట్స్, బర్న్‌యార్డ్ మిల్లెట్స్ అనుంటాయి. ఏదో ఒక రకం. అట్లా నె నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి మా ఆఫీస్‌కెళ్ళే రోజైతే కినువా కంపాల్సరి.
కంప్లీట్ రైస్ ఉండదు. అవును. అవును. అవునండి. అవును, అవును. రైస్ ఆ! అవును. చాలా మంచిది. నిజమండి. అవును. కినోవా కంపల్సరీ. అవును.
హ్మ్. నెక్స్ట్ మళ్ళీ థ థర్స్‌డే వచ్చేసరికి రెడ్ రైస్.
ఓహ్! రెడ్ రైస్. ఆ!
ఆ! రెడ్ కలర్‍లో ఉంటుంది. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి బ్రౌన్ రైస్.
అవునవునండి. అవును. అంటే మీరు అంటే వివాహం అయ్యాక ఇక్కడికొచ్చాక అంటే, మీ భర్త గారి దగ్గరికి. ఈ టూ డు లిస్ట్ చూసేసి కొద్దిగా ఆహ్, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారా? ఎందుకంటే, కొత్తగా అంటే మీరు పెరిగిన వాతావరణం వేరుంటుంది. ఇక్కడ వాతావరణం వేరే ఉం
హ్మ్. హ్మ్. <chuckles> జ అంటే, కాదు. నిజంగా, నిజంగా. మీరు అన్నది నిజంగా అండి. అంటే, నేను కంప్లీట్‌గా అంటే ఫుడ్ ఆ! న్యూట్రిషన్ ఇవన్నీ నాకు అవగాహన ఉంది. కొంచెం ఆ ఫీల్డే కాబట్టి, నాకు అవగాహన ఉంది గానీ, నాకెప్పుడూ పాటించాల్సిన అవసరం రాలేదు. కానీ ఇక్కడికొచ్చాకేంటంటే, <giggles> నిజంగా మీరన్నట్టు
అవును. రా అవును. అంటే మన మనకి అవగాహన ఉంటుంది. ఈ ఇదంతా కానీ, మనం ప్రాక్టికల్‌గా వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పరస్థితులు కొద్దిగా ఎదుర్కొంటాం ఎవరైనా.
హ్మ్. అవును. అంటే, స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగానే అనిపించిందండి. అబ్బా! రోజూ అడగాలి, రోజూ ఏం చేయాలని. మా మావయ్య గారు గూడా అదే అంటారు. "మేము పెళ్ళికి ముందు భయపడ్డాము. వచ్చే అమ్మాయి ఉంటదో, వెళ్ళిపోతదో" అని. "పర్లేదు తట్టుకున్నావు." <chuckles> అంటే, ఇప్పటికి 9 ఇయర్స్ అయిందండి. ఇంక అలవాటు అయిపోయిందని చెప్పొచ్చు. నాకంత ఆహ్, అంత కష్టంగా అయితే ఉండదు. అది గూడా నా డైలీ రొటీన్ లాగా నేను ఈ టూ డు లిస్ట్ అయితే రాసుకుంటాననమాట.
<chuckles> అవును. <chuckles> నిజమే అండి. 9 ఇయర్స్. అలవాటయిపోతుంది. అవునవును. నిజమే అండి. ఉంటుంది. అంతే. అంటే మనకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. అంటే మనం ఏం చేసుకోవ
అవునవును. నిజంగా, నిజంగా. ఇంకా సండే వచ్చేసరికి బిర్యానీ ఆహ్, సండే చీట్ డే కాబట్టి చాలా ఉంటాయన్నమాట <giggles> మాకు. మిగతాదైతే ఇలా ఆహ్, సెవెన్ డేస్ అయితే ఇలా ఉంటుందండి మా టూ డు లిస్ట్ మామూలుగా అయితే.
అవును. అయితే ఇప్పుడు మరి ఆదివారం స్పెషల్ అంటే నాన్ వెజ్ ఐటమ్సు ఆహ్, ఎలా ఉంటుందండి? <chuckles> ఉంటుందా? లేకపోతే అసలు ఉండదా?
నాన్ వెజు నాన్ వెజ్ ఐటెమ్సు. నిజంగా మీరు చెప్తే నమ్ముతారు న ఎక్సెప్ట్ మటన్ తప్ప అన్నీ తెచ్చుకుంటాడండి ఆల్మోస్ట్. ప్రాన్స్ తెచ్చుకుంటాడు, క్రాబ్స్ తెచ్చుకుంటాడు, అండ్ తర్వాత చికెన్ తెచ్చుకుంటాడు, ఫిష్ తెచ్చు ఫిష్ ఏమో మా బాబు కోసం. మా బాబుకి ఇష్టమనమాట. హ్మ్. ఫిష్. ఇవి కాకుండా ఈ మధ్య కొంచెం అంటే నే నేను వండుతాను గానీ, ఈ క్రాబ్సు, ఈ స్కాం ఏదో స్కాంపియన్‌ది స్టార్ట్ చేసాడు. ప్రాన్స్ ఫ్యామిలీ అంట. శ్రీంప్ అంట. నాకు తెలియనవాన్ని తెచ్చుకుంటాడు. <chuckles>
అవునా! అవునవును. అవును. మీకు ఎవనైనా ఏదైనా కొత్తగా అవునవును. అంటే
ఇవన్నీ నేను వండుతాను గానీ, అన్నీ అయితే నేను ఇష్టంగా తినండి. నేను తినేది చికెను, ఫిషు, ప్రాన్సు అంతే.
అవును. అయితే, మీరు అంటే మీ ఆహ్, మీ బాబుకు ముఖ్యంగా అంటే ఈ చేపలు వండడం టు డు లిస్ట్‌ల ఎప్పటి నుండి ఆహ్, చేర్చారు?
మాములుగా హ్మ్. యాక్చువల్లీ, బాబుకి కొంచెం విజన్ ప్రాబ్లమ్ ఉందండి. బై బర్తే, ఆహ్, వాడికి కొంచెం విజన్ ప్రాబ్లమ్ ఉంది. మాకు అదేంటం ఆ! మాకు అది ఫోర్ వా బాబుకి 4 ఇయర్స్ ఉన్నప్పుడు తెలిసింది. అప్పుడు డాక్టర్ చెప్పారనమాట, ఫిష్ ఇంక్లూడ్ చేయండి. న్యాచురల్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కదా! అని. అట్లా ఏంటంటే, ప్రతి వీక్ బాబు కోసం కంపల్సరీ ఫిష్ తీసుకొస్తాడు. బాబు కూడా ఏంటంటే, వాడు అంటే అపోలో ఫిష్ ముల్లులు లేనివి ఉంటాయి చూసారా! ఆ! అట్లాంటివి. సో, బాబు కూడా ఇష్టంగా తింటాడు ఫిష్ <smacks lips> అంటే ఒకసారి
ఓకే, ఓకే. అ అంటే జెనిటికల్‌గా ఉ ఉండుండాలి. అవును. అవును. అవునండి, అవును. తీసుకొస్తారు. అవునండి, అవును. ఇష్టంగా. అంటే చాలా మెత్తగా ఉంటుంది చికెన్‌ లాగా కాకుండా, సో, ఈజీగుంటుందండి నిజం.
ఆ! అవునవును. ఒక స్ అవును. ఒకసారి రోస్ట్ అని, ఒకసారి అది పులుసు అని, ఇట్లా వెరైటీగా ట్రై చేస్తాను. సండే అయితే నా లిస్ట్ అండి, టూడూ లిస్ట్ కాస్త మొత్తం వారానికి సరిపోయేదంతా సండేనే ఉంటుందండి నా పని. <chuckles> అవునవును.
<chuckles> అవునా! నిజమే, నిజమే. ఆ రోజు, అంటే ఆదివారం రా ఆదివారం రాగానే, పని భారం ఎక్కువవుతుంది ఇంట్లో ఆడవాళ్లకు.
బాగా. <chuckles>
నిజమండి.
కానీ, తినేది ఆ ఒక్కరోజు కాబట్టి నాకు అంత అలవాటు అయిపోయిందని చెప్పా కదా! సో, నాకంత అనిపించదు ప్రస్తుతానికైతే. సో, ఇలా అయితే మేము టూడూ లిస్ట్ చేసుకుంటామండి, <chuckles> కొంచెం ప్రొడక్టివ్‌గా.
అలవాటయిపోయింది, అవునండి. నిజంగా అండి చా అవును. నిజంగా అండి. అవునండి. చాలా చక్కగా చెప్పారండి మీ టూడూ లిస్ట్. మీ బాబుకు, మీ వారుకు, ఇంటిల్లి పాది మీరు ఏ విధంగా దాన్ని, బాలన్స్ చేసుకుంట అనేది చాలా చక్కగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
తప్పకుండా అండి. నేను కూడా ఇదంతా ఎక్స్ ఆహ్, షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.